సో, వెంటనే ఇగా, ఇగ ఒక్కసారి వాటరయిపోయినంక, ఇక తర్వాత చిన్నగా ఆళ్ళు అంటే, మాకూ ఇద్ద ఇద్దరికి ఒకటే ఎటాచ్ బాత్రూమనమాట. అంటే, పక్కనుంటుంది బయట, మా రూమ్ బయట.
ఓకే. ఓకే. ఓకే. ఆ! ఆ! ఆహా!
సో, వాళ్ళూ ఒచ్చి పోయే ముందంటే అంటే, మా మా రూమ్‌లో నుంచి పోవాలి వాళ్ళు బాత్రూమంటే, వాష్‌రూమ్‌కి పోవాలన్నా.
ఆహా!
సో, అలాంటి సందర్భంలో, ఆ! బ్రో ఏం సంగతనీ, ఇట్లా స్టార్టయిపోయింది మాకు, మాకు.
అంటే, మెల్లమెల్లగా పరిచయాలు మొదలయ్యాయనమాట.
ఆ! మెల్ల, మెల్లగా పరిచయాలు మొదలయ్యాయి. అవ్వి గూడా ఎలా అంటే, ఫ మేము గూడా అంటే, వాళ్ళొచ్చిన నెక్స్ట్ డేకే డేకే మాకవసరమొచ్చింది, మేమెళ్ళి మాట్లాడినం. వాళ్ళు గూడా కొంచెము వాళ్ వాళ్ళకు గూడా అనిపిచ్చుంటుంది, ఆ! పక్కనోళ్ళతో కొంచెం మంచిగుంటేనే బెస్టన్నట్టు, వాళ్ళుకు గూడా అనిపిచ్చే ఉంటుంది. అందుకనే వాళ్ళు గూడా, మాకు తొందరగా అంటే తొందరగ కనెక్టయ్యారు.
ఆ! అంటే, మంచి మ్ బాగా క్లో క్లోజయ్యారా మరి మీరు?
ఆ! తప్పకుండా. ఎలా అంటే, మేము గూడా వాళ్ళకి మా అంటే, తొందరగా కనెక్టయ్యాం. ఎందుకంటే, పక్కనా మంచి, చెడులండే ఏమైనా చూసుకోవచ్చు. అంటే, ఆ ఉప్పు అని, కారమని, ఏం లేకపోయినా, నెక్స్ట్ ఏమైనవసరాలున్నా వాళ్ళు తీరుస్తారు అన్నట్టు. అంటే, వాళ్ళకు గూడా మేమూ తొందరగానే కనెక్టయిపోయానమాట. అలా కొంచెం ఆహ్, నేనేం జెప్పుకొస్తానంటే ఇక్కడైతే మనము, మనం మాట్లాడే మాటలు, మన మనసు, ఆహ్, మన మాట తీరు, ఇవన్నీ ఎలా ఉంటాయో, అట్లా అప్పుడు, అప్పుడు మన పక్కన ఉన్న వారు ఎవ్వరైనా అంటే, మనకి దగ్గరగా దగ్గరగా ఉండాలన్నా, దూరమెళ్ళిపోవాలన్నా ఛాన్సెస్, మన మాట తీరనే నేను చెప్పుకొస్తాను.
అవునవును. అవును. మన ప్రవర్తన... మన ప్రవర్తన. అవును. హుహు. అవ్వ కరక్టిది. అవును. కరక్టండి. చాలా బాగా చెప్పారు. నిజంగా. మన ప్రవర్తన వల్లనే, మన పక్కవారు గూడా మనకి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తారు. చాలా బాగా చెప్పారండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలండి.
అవును.